మనకి ప్రతి ఒక్కరికి ఒక ఎలా డ్రె డ్రెస్ అప్ అవ్వాలి, లేదా ఎలా రెడీ అవ్వాలి, లేదా ఈరోజు ఎంత బాగుండాలి, లేదా మనం చూసిన వాళ్ళకి మనం ఎంత అట్రాక్టివ్‌గా కనపడాలి అనేసి ఒక లుక్ అంటూ మనం ప్రిపేర్ అవుతామండి. మీకంటూ అలాంటి ఎలాంటి ఆహ్, ఇలా రెడీ అవుతే నేను బాగుంటాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా?
అవును. అవునవును. ఆ! వచ్చిందండి. ఎందుకంటే, మనం ఎక్కువగా ఫంక్షన్స్‌కి కానీ, మ్యారేజెస్‌కి కానీ లేదంటే ఈవెంట్స్‌కి కానీ ఎళ్తుంటాం కదండీ.
అవునండి.
ఆ! అలాంటి టైంలో ఏంటంటే <smacks lips> మనం పర్టిక్యులర్‌గా కొన్ని చూసుకుంటావనమాట. ఎలాగంటే, ఇప్పుడు పార్టీకెళ్ళాలంటే పార్టీ వేర్ ఏసుకోవటం. లేదంటే పెళ్ళికెళ్ళే ముందంటే డీసెంట్‌గా ఉండే డ్రెస్లేసుకోడం కాని ఒకెళ పబ్బుకెళ్ళేలాగా అయితెగ ఆ! అవునండి ఏంటంటే ఇప్పుడు మనం మ్యారేజ్‌కెళ్ళామంటే మనం లుక్ కనిపించేలా చూసుకుంటాం ముందు మెయిన్‌గా. ఎలాగంటే ఫార్మల్స్ వేసుకోవటం కానీ.
అవును. బాగుంటుంది కదండీ అలాగ. మీకే లుక్ ఇష్టం అండి యాక్చువల్లి?

అయ్యో! ఎందుకు లేదండి. కాలేజికి ఒకరోజు నేను బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైటూ డ్రెస్ యేసుకున్నాననమాట. అంటే లోపల టీ షర్ట్ ఏమో వైట్ యేస్కొని బయట పెయిరింగ్ కింద
<chuckles> ఆ!
ఏం చేస్తావు? బ్లాక్ బ్లాక్ కోటేసానన్నమాట.
హ్మ్. అప్పుడేమైందండి? అప్పుడు ఏమన్నారు మీ ఫ్రెండ్స్ అందరు? హ్మ్.
అప్పుడు మా వోళ్ళందరూ, "ఒరేయ్ నువ్వు చూడడానికి చాలా బావున్నావురా హ్యాండ్సమ్‌గా కనపడుతున్నావు. అసలు నీకు ఆ లుక్ మాత్రం భలే వచ్చిందసలు," అనీ అన్నీ ఇంకా <smacks lips> "నువ్వున్న పర్సనాలిటీ‌కి" హ్మ్.
అంటే ఇప్పుడు ఫ్రె ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలా? అమ్మాయిలా? <giggles> అది మెన్షన్ చేయలేదు మీరు.
ఆ! అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరండి <chuckles> మా వోళ్ళందరూ గూడా. అంటే "నువ్వు ఉన్న పర్సనాలిటీకి బా సెట్ అయిపోయావురా అసలు ఎలాగంటే ఆహ్, ఒక హీరో లుక్ ఎలా ఉంటుందో ఆ టైప్‌లో కనిపిస్తున్నావు. నువ్వు" అని చాలా పొగిడారండి నన్ను. ఆ <giggles>
<laughs> మరి మీకు బాగా ఎక్సైట్మెంట్‌గా సరదాగా ఏయ్ ఈరోజేంటి భలే ఉంది అనిపిచ్చిందా?
ఆ! అమ్మో! ఆ రోజయితే నేను యేసుకోవటం ఏమో గాని దిష్టి తగిలేత్తదేమో అని భయపడిపోయానండి బాబు.
<laughs> ఖచ్చితంగా తగిలే ఉంటదండి. మరి పా మరి ఆ ఆనందంలో పార్టీలిచ్చేయడం గాని లేదంటే <chuckles> అలాంటివేమైనా చేసారా?
<giggles> ఆ! ఆ! పార్టీలేం లేదండి, ఇంకెలాగో ఈవెంటుకెళ్తాం గదండీ! కాలేజికి, కాలజులో ఇంకా అందరం కలిసి
ఓకే. మీరు ఆ రోజేసుకుంది ఈవెంట్‌లోని.
ఆ! అవునండి. ఈవెంటు ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు కాలేజులో. అయితే ఆ కాలేజిలో ఆ! రెడీ అయ్యాననమాట.
హ్మ్. ఆ ప్రోగ్రామ్‌లో మీరిలా తయారయ్యారు. మీరిప్పుడు ఆహ్, ఆ కలర్ షేడ్స్ అయి బా వచ్చింది కదా! మీకు. మీరు ఆహ్, ఒకసారి మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. ఓకె. ఈ డ్రెస్‌లో నేను చాలా బావున్నాను. అందరూ పొగిడారు గదా! మళ్ళీ ఇదే డ్రెస్ యేద్దామని చెప్పి మనం ఎక్కువగా ఆ డ్రెస్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలా మీరు ఏమైనా రిపీట్ చేసారా అది?
ఆ! అవును. అవును. అంటే నేను అది రిపీట్ అంటే నేను <smacks lips> ఓకే. వెకేషన్స్‌కి తగ్గట్టుగా డ్రెసింగ్ స్టైల్ చేంజ్ జేస్తాననమాట. అంటే ఇప్పుడు అతను ఆళ్ళు పొగిడారు కదా! అని ఈ డ్రెస్సే ప్రతిదానికి యేసుకొనెళ్ళామనుకో ఎలా కనిపిస్తామంటే <smacks lips> ఇప్పుడు పార్టీకెళ్తాం. పార్టీకెళ్ళినప్పుడు కొంతమంది ఏంటంటే పార్టీ డ్రెస్సులన్నమాట. అంటే పార్టీ డ్రెస్సులంటే లైకు ప్రింటెడ్‌యి కొన్ని ఉంటాయి షర్ట్స్ గానీ, టీ షర్ట్స్ కానీ. ఆహ్, ఆ పార్టీ వేర్‌కి ఆ ఆ! పార్టీకెళ్ళినప్పుడు అలాంటియేసుకుంటే బావుంటది. అంతేగాని మనం ఆ! అవును. చెప్పండి.
బాగోదు. ప్రింటెడ్ షర్ట్స్. కరెక్టే. ఆ పార్టీలో మీకు పా పార్టీలోని ఎలా ఉంటుందంటేనండి ఆహ్, మనం పార్టీకెళ్ళేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌లో వస్తూ ఉంటారు అందరును. ఆహ్, లైక్ మార్నింగ్ పార్టీ అయితే ఒకలా ఉంటుంది. నైట్ పార్టీ అయితే ఒకలా ఉంటుంది. నైట్ పార్టీ‌కి కూడా కొన్ని డ్రెసింగ్ స్టైల్స్ ఉంటాయి. ఈ డ్రెసింగ్‌లోని ఈ పార్టీలో ఇలా ఉంటే బావుంటుంది, అలా ఉంటే బావుంటుంది. అలాగ మీ ఫ్రెండ్ ఎవరైనా బా తయారైనప్పుడు మీకేమైనా అని పించిందా హేయ్, తను చాలా బాగా రెడీ అయ్యాడు. తన డ్రెసింగ్ స్టైల్ గాని లుక్ గాని చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తే బాగుండు కదా! అని మన మీ మనసులో అనిపించిన సిట్యుయేషన్ ఏదైనా జరిగిందా?
ఆ! అవునండీ. ఆ! అవునవును. ఆ!

ఆ! ఉందండి. అంతెందుకు మా బెస్టీ ఉంటుందండి శ్వేత అని. ఆ అమ్మాయి ఒకసారీ ప్రెషర్స్ డేకి శారీ కట్టుకొనోచ్చిందనమాట. అంటే నాకు కామ్ ఆ! అవునండి. అంటే కాంప్లిమెంటరీ అంటే నాకు ఫస్ట్ చూడగానే ఇంక నాకు మాటలు రావు అనమాట. మాక్సిమం ఒక 1 అవరు 1 1/2 అవర్ అలా టైం తీసుకుంటాను, టేకింగ్ ఆఫ్ టైము అలా ఉంటాను. ఇంక ఆ అమ్మాయి ఓచ్చి అప్పటికే అడుగుద్ది తను కూడా "ఏంట్రా అలాగున్నా సైలెంట్‌గున్న ఏమన్నా మాట్లాడరా చెప్పురా?" అని అంటది. <laughs>
<chuckles> హ్మ్. ప్రెషర్స్ డే ఫస్ట్ టైమా? మీరు చూడడం? చూస్తూ ఉండిపోయారు. <laughs> అంటే. "ఏ ఏంటి బావున్నానా? బాలేనా చెప్పు? నాకు ఏదో ఒకటి కాంప్లిమెంట్ ఇవ్వు. లేదంటే ఏదైన చెప్పు" అన్నారా?
ఆ! అవునండి. అలాగా అంటే కాంప్లిమెంటరీ అని హ్మ్, డైరెక్ట్‌గా అడగదు. తనకి అర్థమైపోద్ది అనమాట. ఏంటంటే "ఒరేయ్ నువ్వు ఇప్పుడు నేను నన్ను ఇలా చూసాను అని నువ్వు అలా ఉండిపోకురా, మాట్లాడరా ఏదో ఒకటి" అని మాట్లాడుతుంటదండి. నన్ను మాట్లాడిస్తుంటది.
<laughs> అంటే తనకి తనకు అదోలా అనిపించి ఉంటుందండి. "ఏంటి తిను ఇలా చూస్తున్నాడు గానీ ఎం చెప్పట్లేదు? ఏదో ఒకటి చెప్పురా బాబు అన్నట్టు."
<chuckles> ఆ! <chuckles> ఆ! మళ్ళీ ఏంటంటే తను ఇంటికెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ చేస్తది అనమాట. లేదంటే నేనన్నా ఇంటికి హౌస్‌కెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ చేస్తా. ఏమనంటే "అసలు నువ్వు ఉన్నావు శారీలో ఎంత సూపర్‌గా ఉన్నావో తెలుస. నాకైతే మాటలు రాలేదని" చెప్తాననమాట తనకి. <chuckles>
మీరు ఏమనీ? అప్పుడు ఆమె ఆ అమ్మాయ్ అన్నదా? "నువ్వు గంట సేపు అక్కడ ఆఫ్ కాలేజ్‌లోనే ఉన్నావు గాని ఒక్క మాట చెప్పలేదు. ఇంటికొచ్చిన తరువాత మెసేజ్లు పెడుతున్నావా" అనేసి.
<chuckles> ఆ! అన్నది. అంటే తనకి ఆల్రెడీ అర్థమైపోద్ది అనమాట. నేను ఇంతకుముందు కూడా 2, 3 టైమ్స్ చూశాను తనని అలానే. చూసిన తర్వాత తనకి నా సినారియో అర్థమైపోద్ది అనమాట. "నేనిలా ఉండడం వల్లే వీడు ఏమి మాట్లాడలేదు ఆరోజు. అందుకోసమని అలా ఉండిపోయాడు." ఆ! అర్థమైపోద్ది అలా ఉండిపోద్ది అంతే ఇంక తను. ఆ! ఉండిపోయిన తర్వాత "నేనున్నప్పుడు మాత్రం ఏం చెప్పవు గాని ఇంటికొచ్చేసిన తర్వాత మాత్రం మెసేజ్ చేస్తావు కదరా!" అని అంటుంది అనమాట. అబ్బా!
తను ఆ! హ్మ్. <laughs> తనకి అర్థం అయిపోయింది. తెగ సిగ్గు పడిపోతారా? <chuckles> మీరు ఎవరికైనా డ్రెసెస్ గిఫ్ట్‌గా ఇచ్చారా?
అమ్మో! డ్రెసెసంటే గిఫ్ట్‌గా ఇవ్వలేదు కాని. శారీ అయితే ఇచ్చానండి నేను. శా ఆ! అవును. <chuckles> తనని ఎప్పటినుంచో చూస్తుంటాను కదా! తనకి కలర్ సెట్ అవ్విద
అది మీ బెస్ట్ ఫ్రెండ్‌కే కదా? <laughs> మరి మీకు మీకు మీకు తన నుండి గిఫ్ట్ వచ్చిందా?
ఆ! తన దగ్గర నుంచి నా భర్తడే‌కి పర్ఫ్యూమ్ గట్టా గిఫ్ట్‌గా ఇచ్చిందండి.
డ్రెస్ డ్రెసింగండి?
అంటే నువ్వు ఎప్పుడూ డ్రెస్సింగైతే ఎప్పుడు ఇవ్వలేదు కానీ. అంటే నువ్వు ఎప్పుడు నార్మల్‌గా ఉంటావు కదా! సో, నీకు ఈ ఫఫ్యూమ్ సెట్టవుద్దని కొనేసిచ్చింది అన్నమాట.
సూపర్. సూపర్. అండి చాలా బాగా చెప్పారు. నెక్స్టు మళ్ళీ మాట్లాడదాం అండి ఖచ్చితంగా. ధన్యవాదములు.
హ్మ్ అండి. ధన్యవాదాలు.